ఆహ్, మనం ప్రస్తుతం చూస్తున్నట్టైయితే గనక ప్రతి ఒక్క పర్సను ఏదో ఒక జాబ్ చేయాలని ఒక ఆశ అయితే ఉంటుందనమాట. అవునా? ఆహ్, సో ఏంటంటే ఆ జాబ్ కోసమే ప్రతి ఒక్కరు గూడా చదవటం గానివ్వండి, అంటే వాళ్ళని వాళ్ళు నిరూపిచ్చుకోవడం కోసం జాబును సంపాదించడం కోసం ఎన్నెన్నో జేస్తున్నారు. సో మీరు మీకు జాబ్ ఒస్తే ఆ జాబ్ ఒచ్చిన రోజు అంటే మీ తొలిరోజు ఎలా అనిపిచ్చింది మీకు? ఆ జాబ్ రాగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆహ్, అంటే ఆ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే గనుక కొంచెం నాతో పంచుకుంటారా?
అవును. అవును. ఖచ్చితంగా అండి. అంటే ఆ! ఖచ్చితంగా పంచుకుంటాను. అంటే మనకు చిన్నప్పటి నుండి ఆహ్, ఒకా మనకి ఒక 'జైలర్' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. "ఆశ నాకు చిన్నప్పుడు ను ఆహ్, చిన్నప్పుడి నుండి ఒక ఆశ. ఆశ అంటే అది మాములు ఆశ కాదు" అంటూ విలన్ చెప్తుంటాడు. మనకి తెలుగులో ఫేమస్. అలాగే నాక్కూడా చిన్నతనం నుండి ఏందంటే మనకు ఇంత చదువు చదివి ఒక ప్రాణం బెట్టి మనం ఇంత చదువు చదివి మార్కులు బంధువుల కోసం, వాళ్ళు వీళ్ళు వాళ్ళు అడిగే మాటల కోసం ఇన్ని చేసి లాస్ట్ మనకు కావాల్సింది ఒక ఉద్యోగం. ఆ ఉద్యోగం కూడా మనకు మనసుకు తృప్తిగా ఉందా! అంటే మనం ఆ పని ఏ పని జేస్తన్నామో అది మనకు నచ్చి చేస్తన్నాం. డబ్బుది గాదండి ఇక్కడ విషయం. డబ్బు ఎలాగైనా సంపాదిచ్చుకోవచ్చు.
హ్మ్. ఏంటిదండి? హ్మ్. అవును. నిజంగానే. నిజంగానే. నిజంగానే. నిజంగానే. హ్మ్. నిజంగానే అండి. ఇది మాత్రం నిజం. డబ్బు ఎలా ఐనా సంపాదిచ్చుకోవచ్చు గానీ ఆహ్, మన వ్యక్తిత్వం అనేది మనం సంపాదించుకోలేము. ఎక్కడా గూడ.
కరెక్టు. ఆ! నేను కూడా ఏందంటే డబ్బు సంపాదిచా ఇప్పుడు మనకి ఇంద అంత ఎందుకండీ. ఈ రోజుల్లో నేను నా ఒక వ్యక్తిగతంగా నేను జెప్తున్నాను. నేను ఆహ్, చదివిన దానికి జాబ్ అయితే లేదు. కానీ నేను ఏ పని బడితే ఆ పని చేయలేను.
హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఏం చదివారండి మీరు?
చిన్నప్పటి నుండి ఈ యొక్క కంప్యూటర్సు, ఈ యొక్క టెక్నాలజీస్ మీద ఉన్న ఇష్టంతో బాగా బీటెక్ చదవాలి. సీఎస్సీ తీసుకోవాలని తీసుకున్నాను. కానీ, నాకు వచ్చిన బ్యాచ్‌కి
బీటెక్ బాధితుడా మీరు? ఆ! ఓకే! ఆ! నేను గూడా.
<chuckles> నేను ఆ బాధితుడిలో ఒక బాధితుడనే. మనకి ఎలా అయిపోయిందంటే ఇది ఆ!
కాదు. నేను కూడా బీటెక్ బాధితురాలినే అండి
అహా! అయితే మా ఒక ఒకరి బాధ ఇప్పుడు మరొకరికి చెప్పుకుంటే పదా బాగా పంచుకుంటారండి. తప్పులేదైతే.
<giggles> నిజంగానే నిజంగా. చెప్పండి, చెప్పండి. ఒక బీటెక్ బాధితుడు, ఇంకొక బీటెక్ బాధితురాలితో తన బీటెక్‌కి సంబంధించిన బాధను, వ్యక్తం చేస్తున్నాడు. హ్మ్. చెప్పండి.
<laughs> ఆ! <chuckles> అంటే, చిన్నప్పుడు ఎన్నెన్నో కళలు గని, ఏదో ఇంకా సెమిస్టర్‌లు ఇవన్నీ కష్టపడేసి ఏదో బ్యాక్‌లాగ్‌లు పడి, పాస్ అవ్వకుండా ముందు వస్తుంటే, సరే లాస్ట్‌కి అంటే ఆ బ్యాక్‌లాగ్‌లు కూడా అది పనిగా ఎందుకు పాస్ అవుతామండి. లాస్ట్ ఒక ప్లేస్మెంట్ వస్తది. ఒక జాబ్ వస్తు
<chuckles> నిజంగానే, నిజంగానే. <laughs> లాస్ట్ మాత్రమే పాస్ అవుతాం అండి మనం. అంతే ఫినిష్.
ఆ! అన్ అదిగాని ఒక పట్టుదల వస్తది. మనకు ఆ లాస్ట్ మూమెంట్‌లో. ఎందుకంటే ప్లేస్మెంట్ ఏదో ఒక రకంగా ఏదో ఒక ఉద్యోగం వస్తది మనకు అనే ఒక ఆశ. ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడింది ఒక ఉద్యోగం కోసం. ఈ ఉద్యోగం కోసం ఈ బ్యాక్‌లాగ్స్ ఏంది అడ్డు. అని ఒక చిన్న మూమెంట్ మనలో ఎంత కాన్ఫిడెన్స్ తెస్తదంటే? ఆ 4 సంవత్సరాలు పాస్ అవ్వలేని సబ్జెక్ట్స్ అన్నీ ఎలా పాస్ అయ్యరా? అంటే ఏమోరా? దేవుడి మీద భారం రాసేసాను అంటాం మనం.
హ్మ్, హ్మ్. అవును. నిజంగా. <giggles> నిజంగా ఇది మాత్రం నిజం అండి. ఆహ్, ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం అన్ని సార్లు రాసినా రాయంది, లాస్ట్ ఇయర్‌కి ఒచ్చేసరికి కంప్లీట్ అయిపోద్ది.
కానీ, ఇక్కడ ఇంకొక అపోహ ఏందంటే, అరే వీళ్ళు ఫైనల్ ఇయర్‌కొస్తే, అందరూ పాస్ జేసేస్తార్రా అంటారు. కానీ, ఎంతని పాస్ చేస్తారండి. ఇన్ని సంవత్సరాలు మనం రాసింది అదే దాన్ని మళ్ళీ రాస్తే ఎలా పాస్ చేస్తారు? కానీ ఈసారి ఏందంటే, ఒక కొత్తదనాన్ని మనం యూజ్ చేసుంటాం దాంట్లో. మనలో ఒక పట్టుదల అనేది వచ్చుంటది. హ్మ్.
<giggles> నిజంగానే. అంతే కదా! అవును. అవును. కొంచెం చదువుతాము. హ్మ్. కొంచెం చదివితే ఎలాగోలా ఈ సబ్జెక్ట్ పాస్ అయిపోతే, నెక్స్ట్ ఉండదు గదా అని అనుకోని చదివేసుకుంటూ ఉంటామనమాట మనమైతే. హ్మ్.
అంటే మనిషికి అర్థమవుద్ది గదా! ఒకసారి ఫెయిల్ అయితే, ఈ ప్రజెంటేషన్ ఫెయిల్ అయింది. సో, కొత్తగా ట్రై జేయాల. సో, మనం రాసేదాన్నే, కొత్త కొత్తగా రాస్తుంటాం. ఎంత సోది రాసే అతనైనా, ఆ <giggles> సోది రాసే తనాన్ని కొద్దిగా ఆహ్, పట్టేసుకోకుండా అర్థమయ్యే అర్థం గాకుండా. అర్థం అంటే అర్థమయ్యి అర్థం గానట్టు. ఏదో రాసాడురా కానీ అర్థం కావట్లేదు దీంట్లో. మొత్తానికి రాసాడు అన్నట్టు ఉంటది.
హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. అంతే. <giggles> నిజంగానే అండి. నిజంగానే ఎవరైనా అసలు ఆ పేపరు ఒకసారి తీసుకొచ్చి చదివి వినిపిస్తే మాత్రం. అసలు అందరికి జీరో మార్క్సే బడతాయి.
అసలు నా జీవితంలో నేను నా బీటెక్‌లో నేను రాసిన విధంగా ఇప్పుడు 10థ్‌లో అంటే 10థ్‌లో బాగా చదివి రాసాను. ఓకే. బాగా రాసాను. ఇ ఇంటర్‌కి వచ్చాక ఏండంటే, కాస్త ఈ ఒక స్కూల్ లైఫ్ అయిపోగానే కాలేజ్ కొత్తదనంలో ఏదో కాస్త ఎక్కడో చదువు క
ఆ! ఓకే. హ్మ్. కాదు కాదు. ఇంటర్‌లోకి రాగానే మేము పెద్దవాళ్ళం అయిపోతామండి. ఒక స్టైల్ అనేది మాకు పెరిగిపోతది. అంటే మా నెత్తి మీద 2 కొమ్ములు మొలిచేస్తాయి అనమాట. చిన్న కొమ్ములే వస్తాయి అప్పుడు. బీటెక్ రాగానే అవి దాదాపుగా పెద్ద కొమ్మల్లాగా తయారవుతాయి.
ఆ! అదే గదండీ. అసలు అలా ఉండగూడదండి. కరెక్ట్ గాదు. హ్మ్. ఆ! ఆ! ఎలాగైతే ఓకా ఆవు దూడకు గాని, ఇలా మనం చిన్నతనంలో చూస్తుంటాం, పుట్టంగానే ఎంత చక్కగా ఎంత బాగుంటది, ముద్దుగా.
హ్మ్. ఆ! కాదు, నేనైనా కొమ్ములతో పోల్చాను కానీ మీరు ఏకంగా ఆవు, దూడలతోనే పోలుస్తున్నారు ఆ! అంతే కదా! ఆ!
అంటే ఇప్పుడు కొమ్ములూ అంటే ఒక జంతువుని పోల్చాలి కదండీ. ఏదో జంతువుని తీసే బదులూ, మనము చక్కగా ఆవు దూడ అంటే ఎంత బాగుంటదండీ ఇది. ఎలాగో దేవుడి దగ్గర కూడా మనం కొలుచుకుంటాం. మనం అందరం దేవుడిలా ప చూసుకునే ఆవుని <giggles> అనుకున్నాను. <giggles> అంటే మనల్ని మనం తక్కువ తక్కువ చేసేయకూడదు కదండీ మొత్తానికే.
అంతేలెండి, అంతేలెండి. <chuckles> ఓకె, ఓకే. డన్. ఆ! అబ్బబ్బబ్బా! ఇది మాత్రం నిజంగా సెల్ఫ్ లవ్వు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలండి బాబు. ప్రతి ఒక్క పర్సన్‌కి.
నిజంగా అండి. అంటే ఇప్పుడు మొత్తానికి ఎంత బీటెక్ చేసినంత మాత్రాన నేను ఉద్యోగం చేయట్లేదు. అట్టని చెప్పి ఏది పడితే అది చేయలేను కదా అని చెప్పి నాకు మనసుకి నచ్చిన ఉద్యోగం.
హ్మ్. హ్మ్. అంతే కదా మరీ. హ్మ్, హ్మ్. అవును.
సో అలా ఎంచుకున్నా ఒక ఉద్యోగం అండి. నా ఫస్ట్ జాబు ఆ!
ఓకే! కంగ్రాట్యులేషన్స్.
సో బీటెక్ అయినా, బీటెక్ అయింది. సో ఐటీ మీద జాబ్స్ రావట్లేదు, ఫుల్ రిసెషన్ అంటున్నారు, ప్లస్ ఆహ్, చాలా వరకు కరోనా తర్వాత బాగా ఎఫెక్ట్ అయిపోయిందన్నారూ, మొత్తానికైతే జాబ్ రాలేదు. ఒక్కరికి కూడా జాబ్ రాలేదు.
హ్మ్. చెప్పండి. ఓకే. ఓహ్! అంటే ఏ ఇయర్ అండి పాస్ అవుటూ?
ఆహ్, 2024 అనుకుంటాండి. అదేలెండి. మర్చిపోత మర్చిపోతేనే కొన్ని మంచిది ఆ కాలేజీ గురించి వాటి గురించి.
ఓకే. ఓకే. ఓహ్! ఏం కాదులెండి, ఏం కాదులెండి. చెప్పండి, చెప్పండి. అసలు ఏం జాబ్ వచ్చింది మీకు? అసలు జాబ్ పేరు చెప్పలేదు నాకసలా.
ఆ! అయ్ లేదులెండి. అదే పెద్ద జాబ్ ఏమి కాదు. జస్ట్ హెల్త్ కేర్‌లో ఒక ఆహా!
అసలా అసలు జాబ్ ఏమి కాదు అని అనకండి. మనకు వచ్చినది మనం నిజాయితీగా చేస్తున్నప్పుడు దానికి మించింది ఇంకోటి లేదు. మన జాబ్‌ని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. మీరు చెప్పండి. గొప్పగా చెప్పుకోండి మీరు. నేను వేలే ఏ ఏలేస్తాను అన్నమాట ఇక్కడ.
ఆ! కరక్టే. కరెక్ట్. <chuckles> ఆ! ఓకే. ఓకే. అయితే. ఒక హెల్త్ కేర్‌లో ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ప్రాస్ ఆహ్, ఒక డిజిగ్నేషన్ నాది. సో, దానికోసం నేను యాక్చువల్‌గా నన్ను పని చేయమని చెప్పి ఎవరు అడగలేదు. నన్ను పొమ్మని చెప్పి అడగలేదు. బట్టు, ఆ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మా ఇంట్లో చాలా బ్యాడ్ ఫేస్ నడస్తుంది. మా తమ్ముడికి ఒక ఒ ఒక 3 ఆర్ 4 మంత్స్ నుండి చాలా క్రిటికల్‌గా హెల్త్ ఇష్యూసు వచ్చేసాయి. సో, ఇంట్లో ఫైనాన్షియల్‌గా చాలా డిస్టర్బ్ అయిపోతున్నాం. ఆహ్, మెంటల్‌గా, ఫైనాన్షియల్‌గా. రోజు ఈ బాధలు, ఇయన్నీ చూడలేక ఒక పక్క నాకు నేనేమీ హోప్‌లెస్. ఏమీ చేయలేకపోతున్నాను. ఒక తోడున్నాను అనే ఒక ధైర్యం తప్పితే, ఇంక ఏ రకంగాను నేను ఏం చేయలేకపోతున్నాను. అనే ఒక బాధ నాలో ఎక్కువైపోయి, ఇంక ఇలా కాదు ఇంక వెళ్ళాలా, చేయాలా అంటే, యాక్చువల్‌గా నాకు ఇష్టం లేదు మొదటగా. ఆహ్, నబ్ నాకేమన్నా అపార్చునిటీ అంటే మాతో ఏమన్నారంటే, ఇప్పుడు మీకు రాకపోయినా 3 ఇయర్స్ అంటే 2026 దాకా కూడా మీకు అపార్చునిటీ ఉంది. అంటిల్ ఆహ్, ఆ ఇయర్ బ్యాచ్ వాళ్ళు పాస్ అయ్యేదాక. ఒక ఫ్రెషర్‌గా 3 ఇయర్స్ లోపల తీసుకుంటాం అని విన్నాను నేను. అంటే పెద్దోళ్ళు ఆ!
హ్మ్. ఓకే. ఆ! ఆ! ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఆ! అవును. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. చెప్పారు. ఓకే. ఓకే.
సో, అప్పటి వరకు నేను పని చేయకుండా ట్రై చేద్దాం అన్నట్టు, యాక్చువల్‌గా నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను.
ఓకే.
మా ఫ్రెండ్స్ అందరూ కూడా నేనన్నా ఇంట్లో ఖాళీగా కూర్చో‌ను‌న్నాను. అంటే ఇంక ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ ఒక్క కోర్సులు అని చెప్పి లేదా ఆ సిటీల్లో ఉంటాను, ఈ సిటీల్లో ఉంటాను అనకుండా. సరే, ఇంట్లోనే ఉన్నాను. ఆహ్, ఖాళీగా ఇంట్లో కూర్చుంటా ఏదో ఒకటి ఇంక టైంపాస్ సినిమాలు చూస్తా ఫ్యామిలీ మొత్తానికి ఒక ఫ్యామిలీ మ్యాన్ అయ్యానండి. అంటే మా మా అమ్మకి తోడంటూ, వంటలో కూరగాయలు కట్ చేస్తూ ఇలాగా అమ్మకి ఫుల్ తోడుగా ఉండి అమ్ అమ్మతో మాట్లాడుకుంటూ, అమ్మతో బాటు సినిమాలు బెట్టి అమ్మను కూడా మాతో కూర్చోబెట్టి చూపించడం. అంటే మా ఒకా డే‌ని మార్చేసాం. యాక్చువల్‌గా అ ఇ
ఓకే. ఓకే. ఆ‌య్యో! ఓకే. నిజంగానే. ఆహ్, నిజంగానే మొత్తం కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. మొత్తం మదర్‌తో స్పెండ్ చేసేసారు. అంటే మదర్ ఏం చేస్తున్నారు వర్క్స్‌లో హెల్ప్ చేయడము, ఇట్లాంటివి అన్ని నేర్చేసుకున్నారు. హ్మ్. వెరీ గుడ్ అండి అసల.
ఆ! ఎలా అంటారు ఆ! అంటే 'రఘువరన్ బీ‌టెక్‌'లో ఉంటాడు గదా హీరో. వెళ్ళి <chuckles>
ఆ! అవును. అవును. నిజంగానే ధనుష్ గారు, అసలు నిజంగానే అండి. <smacks lips> సూట్ అయిపోయింది.
ఆ విధంగా అయిపోయాను. మా అమ్మతో పాటు, అంటే మా అమ్మకి ఏదన్న నచ్చిన సీరియల్ చూస్తుంటే, ఏమ్మా ఏం పెట్టావు ఈరోజు సీరియల్ ఏం జరగతంది ఆడా అంటు ఇట్లా మాట్లాడుతూ ఇంకా మా అమ్మను కూడా
అయ్యో! ఆ! ఆ! చెప్పండి.
మా అమ్మకి కూడా సినిమాలో సినిమాలు పిచ్చి చేపిచేసాం మాతో పాటు. మా అమ్మగూడ వీకెండ్ వస్తే ఏం సినిమాలు వచ్చాయి. ఈ వారం అంటా <giggles> బాగునింది. కానీ, ఏదో సరదాగా సరదాగా ఉన్న ఆ సందర్భాల్లో కూడా ఏదో ఒకటిది ఆహ్, ఒక బాధ అనేది ఉన్నట్లు ఆహ్, ఒక హెల్త్ ఇష్యూ మా తమ్ముడికి వచ్చి చాలా క్రిటికల్‌గా బాధపడుతూ ఇలా
<laughs> ఆ! ఆ! ఆ! ఓకే. అంటే ఏమైందండి? ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చాయి?
ఆ! ఒకే ఒక పర్టిక్యులర్ మూమెం‌ట్‌లో టైఫాయిడ్, డెంగ్యూ, నార్మల్ ఫీవర్. ఒకటి బోతే ఇంకోటి అన్నట్లు ఒకే డే‌లో ఇప్పుడు మనకు టైఫయిడూ నైట్ టైమ్ వస్తది అంటుంటారు కదా ఎక్కువ. ఆ!
ఓహో! ఓకే. ఆహ్, నాకు అది తెలీదండి మరవన్నీ.
ఓకె. అ హ్మ్. నాకు తెలిసినంత వరకు అలాగే అన్నారు డాక్టర్లు. ఆహ్, ఇతనికి ఏందంటే మార్నింగ్ సైడ్ మార్నింగ్ డెంగ్యూ ఉందీ. సో, డెంగ్యూ ఎప్పుడన్నా తగ్గినప్పుడు నార్మల్ హై ఫీవర్ వస్తా ఉంది. నైట్ టైమ్ టైఫయిడ్ ఎక్కువగా వస్తుంది. ఇదేందంటే ఇది ఎక్కువ రాకూడదండి. ఇంటర్నల్‌గా ఆర్గా‌న్స్‌ని తినేసి డ్యామేజ్ చేసేస్తది. సో, మా తమ్ముడూ
<chuckles> ఓకె. హ్మ్. ఓకే. ఓకే. ఆహా! టైఫయిడ్ అనేదా అండి?
ఈ 3 ఆహ్, 3 అంటే వాటిలో ఏది అని జెప్పి నాకు తెలీదు. బట్, ఆ 3 ఒచ్చిన మా తమ్ముడికెమో లెవెల్ 1 అయితే ఆహ్, ఒచ్చేసింది ఒడికి. ఆహ్, ఒక ఎఫెక్ట్ ఒచ్చేసింది. వాడికి ఇంటర్నల్ ఇంటర్నల్‌గా నడవలేకపోతున్నాడు. ఇంటర్నల్‌గా కళ్ళు గనపడట్లేదు ఒడికి, అడుగు అడుగు ఏయలేకపోతుండు. అసలు ఎలా ఉండిందంటే మా తమ్ముడు, "నాకు కనపడట్లేదు, నాకేం తెలియట్లేదు" అంటే నాకు బాధ అయిపోతా‌వుండిం‌ది. ఆ! చాలా అ
ఓహో! ఓకె. ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. అవును అది నిజమే గదా! హ్మ్. హ్మ్.
ఇన్ని జూసి నా ఫ్యామిలీ ఇ‌యన్ని జూసి, ఉద్యోగం జెయాల్సిందే అని జెప్పి ఇంక నేను ఆహ్, వాకీన్స్‌కి ఎళ్ళిపోయాను. ఏదన్నా పర్లేదు నేను చేస్తాను. బట్, ఏందంటే ఆహ్
ఓకె.
అంటే ఆహ్, ఆడ మళ్ళీ నా నా స్వార్థం అన్నట్టు కాకుండా, నేను నచ్చిన పని జెస్తాను. ఇప్పుడు నేను పని జెయాలంటే మా మా టౌన్‌లో ఏదోటి పనులు జెసుకోవచ్చు. అట్ట గాదు సిటీ‌కెళ్ళి ప్రొఫెషనల్‌గా ఒక ఐటీ‌లో, ఆఫీస్‌లో వెళ్లి జెస్తాను అన్నట్లు అట్ల ఎళ్ళిపోయాను అన్నమాట నేను. సో, ఒక వాయిస్ ప్రాసెస్ ఆఫ్ జాబ్ ఆహ్ ఎగ్జిక్యూటివ్ డిజిగ్నేషన్‌లో, హెల్త్ కేర్‌లో వెళ్ళి జాయిన్ అయిపోయాను. సో, అక్కడ జ
ఓకె. నిజంగానే అది వెరీ గుడ్. ఓహ్! ఓకె. ఓకె. నిజంగా వెరీ గుడ్ అండి. ఆ!
సో, అక్కడ జాయిన్ అయినాక పార్టిక్యులర్‌గా ఎందుకు జాయిన్ అయ్యానంటే, నాకు ఐటీ కల్చర్ రావాలా. అంటే, నెక్స్టే ఎప్పుడన్నా నేను ఎళ్తాను గదా! సో, ఇలాంటి బయట జాబ్‌లు మాలులో ఇలా పనిచేసేవా అంటే, నాకు మాల్‌లో పనిజెస్తే 20,000 ఇస్తా అన్నారు. కానీ, నేను ఐటీ‌లో అదే, ఈ డిజిగ్నేషన్‌లో నాకు 15,000 ఇస్తా అన్నారు. సరే నాకు పర్వాలేదు. నాకు ఏదైనా పర్వాలేదు.
హ్మ్. అవును. ఓకె. ఓకె. ఆహ్, అంటే ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇప్పుడు మీకు మనీ నీడ్ ఉంది గదా! మరి ఎందుకని ఈ 15,000 చూస్ చేసుకున్నారు 20,000 ఒదిలి పెట్టేసి?
హ్మ్. మా అమ్మోళ్ళు గుడా బాధపడుతున్నారు. యాక్చువ‌ల్‌గా వాళ్ళు నన్ను అడగలేదు. ఆహ్, నేనై గొడవపడి ఎళ్ళిపోయాను నేను. నేను ఇంట్లో ఉండి చేప్పా పెట్టకుండా ఎళ్ళి జాబ్ తీసుకొని వచ్చాను. నన్నేమి వాళ్ళు అడగలేదు, పొమ్మని చెప్పి అనలేదు.
ఓకే. ఆహా! ఓకే. ఓకే. ఓకే. మీరే వెళ్ళిపోయారు. హుహు.
వాళ్ళ బాధల్లో ఆ! వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఎలాగా, బాగాలేకుండా వచ్చిందంట. ఇలా బాధపడుతూ వాళ్ళు ఉన్నారు గానీ. నేను ఒకరోజు చెప్పబెట్టకుండా, నేను ఎళ్ళిపోయి. నేను రేపు వస్తానని చెప్పి ఆ రోజు ఫుల్ క్లియర్ చేసేసి పక్క రోజుకి వచ్చేసి. అంటే, మనం చెప్పాం కదా, లాస్ట్ రోజు అన్ అన్ని సబ్జెక్ట్స్ అసలు ఎట్టా పాస్ అయ్యామో తెలీదు అన్నట్టు. నేను అసలు నేను యాక్చువల్‌గా అప్పటిదాకా ఒక ఆ హెల్త్ కేర్ రోల్‌కి ఎప్పుడు పోయిందేలే. నాకు తెలీదు ఫెయిల్ అయిపోతాననే అనుకుంటా పోయాను. బట్, నేను ఎలా పాస్ అయ్యానో నాకు దేవుడే దిక్కు అన్నట్టు ఎళ్ళిపోయాను అప్పుడుగాని. ఏదో నోటికి వచ్చినట్టు బ్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతన్నాను. వోళ్ళని వోళ్ళు నన్ను టెస్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ పెట్టారు. అన్నీ పాస్ అయిపోతా వచ్చేసాను. మనలోనూ టాలెంట్ ఉంది. కానీ
అయ్యో! అవును. అవును. అవును. అవును. ఆ! <giggles> అంటే ఇప్పుడు హ్మ్. అయ్యో! నిజంగా ఇది మంచి విషయం కదండీ. ఇదొక పాజిటివ్ సైనే అండి. అసలు అంతా జాబ్ అంటే, మీరు చదువుకున్నది ఒకటి. ఈ జాబ్ చేస్తున్న ఫీల్డ్ వేరు. అయినా సరే చూసారా? మీకు తెలియకపోయినా సరే మీవరి మీరన్నీ కరెక్ట్‌గా పెట్టుకుంటూ వచ్చారు. అన్నీ కరెక్ట్‌గా చేసుకుంటూ వచ్చారు. నిజంగానే గ్రేట్ మీరు.
మీ నేను అదే అనుకున్నాను. "నిజమేనేమోరా డాక్ట డాక్టర్ చేసినోడు డాక్టరే అవుతాడు. గానీ బీటెక్ చేసినోడు మాత్రం అన్ని అవుతాడంటే, ఏదో అనుకున్నాను. <chuckles> ఇప్పుడు నేను చదివిన చదువేంది? నేను పోయిన ఆహ్, హెల్త్ కేర్ ఏంది?" హెల్త్ కేర్ అంటే ఆ! మొత్తం అసలు మెడికల్ కోడింగు ఇ ఇలా నడుస్తంది ఆడంతా లోపల. అంటే, నేను మెడికల్ కోడింగ్‌కి పోవచ్చు. బట్, నేనెందంటే, ఈ పైథాన్, జావా ఈ ఐటీ కోడింగ్ నాకు తెలుసు. అది నేర్చుకోవడానికి కాస్త సమయం పడుతది ఎళ్ళిపోవచ్చు అన్నారు. సో, యాక్చువల్‌గా అట్ ఆహ్, నా కేరియర్ ఫిక్స్ చేసేద్దాం అనుకున్నాను. సో, కానీ చాలా చక్కగా నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు ఒక ఫ్రెషర్‌గా. నాకు అన్ని ప్రాపర్ర్‌గా నేర్చిపిచ్చరు. ఆహ్, నా కంపెనీ నన్ను ఇప్పటికి గుర్తుపెట్టేసుకుంటా నా టీమ్‌ని గాని అంతా.
హ్మ్. <laughs> జాబ్ ఏంటి? ఆ! ఓహో! అవును. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు, ప్రెజెంట్ గూడా చేస్తున్నారా అండి అందులో?
లేదండి. ప్రెజెంట్ క్విట్టే అయిపోయాను. క్విట్ చేసేసాను.
ఓహ్! ఎందుకండి?
అంటే, అది చేసే ప్రయత్నంలో అంటే ఎప్పుడు గూడా మన ప్రయత్నంలో మనం ఉంటే అసలు దాన్ని మర్చిపోకూడదు కదా! బీటెక్ గూడా ఐటీ జాబ్స్ ట్రై చేస్తానే ఉన్నాను.
ఆహ్, అవును కాపోతే అంటే, <smacks lips> మీకు బావుంది కదా! అక్కడ సెట్ అయిపోయారు అని అనుకున్నప్పుడు మీ పొజిషన్‌ని కొంచెం హైయర్ పొజిషన్‌కి తీసుకొచ్చుకుంటే అయిపోయేది కదండీ! ప్రెజెంట్ ఉన్న ఫైనాన్షియల్ సిచ్యుయేషన్‌కి. ఆ!
అనుకున్నాను. కానీ యాడో ఒక అంటే, నాకు జాబ్ వచ్చింది ఐటీ‌లో. ఒక ఇంటర్న్‌షిప్ రోల్ ఆఫర్ వచ్చేసింది.
ఓకే. ఓకే. ఓకే. మళ్ళీ ఐటీఐలో మీకు జాబ్ వచ్చిందా?
ఆ! కానీ అటువంటి సందర్భంలో నేను వెళ్ళాలనుకోలేదు యాక్చువల్‌గా. ఎందుకంటే, అక్కడ వాళ్ళు ఇంకా తక్కువ ఇస్తున్నారు ఐటీ‌లో. నేను ఈడ చేసేదే 15000కి చేస్తే వాళ్ళు నాకు 7000 ఇస్తా అన్నారు. ఇంటర్న్‌షిప్ కదా! 7000 ఇస్తాం అన్నారు.
ఎన్ ఏంటి 7000 అసలు ఈ ప్రెజెంట్ జనరేషన్‌కి ఆ 7000 ఏమి సరిపోతాయి అండి?
అసలు రోజు కూలి చేసినా <chuckles> కూడా ఎక్కువ వస్తాయండి. అది ఎవడికి చెప్పమంటారు? ఇది ఏందిరా ఇన్ని కర్మలు? ప్రొఫెషనల్‌గా ర
ఆ! అంతే కదా మరి! రోజు కూలి చేసే వాడికి 9000 వస్తాయండి బాబు. నెలకి వచ్చేసరికి.
ఆ! ప్రొఫెషనల్‌గా పోయి వర్క్ చేసినా కాని, ఏడు అంటే నా రూమ్ రెంటే నేను 9000 కడతానండి ఆడ నేను చెన్నైలో.
ఓహ్! అమ్మ! ఇంకేముంది మరి? మీరు తినేదేముంది? చెప్పండి. నాకు తెలియక అడుగుతున్నా.
అదే కదా! కానీ అటువంటి సందర్భంలో ఇంకా నాకు యాక్చువల్‌గా ఇష్టం లేదు కానీ మా అమ్మకి చెప్పాము. అంటే ఫస్ట్ టైమ్ జాబ్ క్రాక్ చేశాను కదా ఐటీ‌లోది. ఒక సంతోషం వచ్చేసి ఇంట్లో వాళ్ళతో షేర్ చేస్తే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎల్లులే అని చెప్పి. సో, సరే ఇంక నా జాబ్‌కి రిజైన్ చేసి ఇంక దీనికి వచ్చాక ఒక ఇక్కడ ఒక 3 మంత్స్ సర్వైవ్‌ అయ్యాక ఇంక మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ ఒక రిసిషన్ అనే మాట చెప్పేసి మళ్ళీ జెండా <chuckles> ఎత్తేసారు. బట్ యెట్
హ్మ్. అవును. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఆ! ఏమైందండి? ఎందుకని అలాగా?
ఆ! ఆహ్, అంతా బానే జరిగింది. ఇంటర్న్‌షిప్ ప్రాసెస్ అంతా బా జరిగింది. ఫైనల్‌లో ఫైనల్ జాబ్ అపార్చునిటీ‌ ఆఫర్ లెటర్ ఇస్తాం అన్న టైమ్‌లో ఆహ్, వాళ్ళకి ఏదో ప్రాజెక్ట్స్ అనేటివి రాలేదంట సరిగ్గా. సో, మేము హైరింగ్ చేసుకోలేము అని చెప్పి మమ్మల్ని వదిలేసారు మళ్ళీ. సో
ఓకే. ఓకే. హ్మ్. ఓకే. అయ్యో! మీరప్పుడు కేస్ పెట్టాల్సిందండి బాబు. డెఫినెట్‌లీ‌ మీకు కాంపెన్సేషన్‌ ఇచ్చేవాళ్ళు.
ఇప్పుడు ఆ టైం యాక్చువల్‌గా పెట్టొచ్చు కానీ ఏం చేస్తాం చెప్పండి. బట్, ఇపుడు ఎగైన్ మరొక ఐటీ‌లో
హ్మ్. పెట్టాలండి. ఇలాంటివి కాదు, కాదు ఇలాంటి పర్సన్స్ చాలామంది ఉన్నారు. ఒక్కళ్ళైనా సరే రియాక్ట్ అయ్యి ముందుకు వెళ్తే అలా చెయ్యరనమాట. మీరు జాబ్ కోసం అంత ఏళ్ళు అక్కడికి ఎళ్లారు. మీ టైమ్ అంతా వృధా చేసుకున్నారు. ఉన్న జాబ్‌ని పోగొట్టుకున్నారు వదిలేసుకున్నారు అవునా? ఆ! సో, అలాంటి పర్సన్స్‌కి అదే కరెక్ట్ నాకు తెలిసి. వన్స్ ఒక్కసారి కేస్ పెడితే మీకు జరిగిన అవమానానికి వాళ్ళు డబ్బులు ఇచ్చి తీరుతారు.
అవును. అయన్నీ చేస్తాం కానీ, అది ఎంతవరకు అవుతాయో తెలీదు.
డబ్బులు ఇస్తారు లేదా జాబ్ అడిగితే జాబ్ ఇస్తారు తప్పకుండ.
యాహ్! ఇప్పుడు అగైన్ మళ్ళీ ఇంకొక ఐటీలో కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నాను. వెయిట్ చేస్తా ఉన్నాను దాని ఆఫర్ కోసం.
హ్మ్. ఓకే. కంగ్రాచులేషన్స్‌ అండి. వన్స్ అగైన్.
యాహ్! ఇప్పుడు యాహ్! థాంక్స్ అండి. అలాండి అని చెప్పి ఆ జాబ్ వచ్చేదాకా మళ్ళీ ఖాళీగా ఉండకూడదు కదా! సో, నాకు నచ్చిన వర్క్‌లు ఏయో ఒకటి నేను చేసుకుంటు నన్ను నేను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకుంటే, ఇలాగ నా ఫస్ట్ ఉద్యోగంను అది నా ఎక్స్పీరియన్స్ అండి.
నిజంగానే. నిజంగానే. ఓహ్! హ్మ్. నిజంగా అండి. మీ ఫస్ట్ ఉద్యోగం ఎలా స్టార్ట్ అయ్యింది, అండ్ మీ ఫ్యామిలీ గురించి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి అంటే చాలా చక్కగా వివరించారన్నమాట. సో, నాకైతే మళ్ళీ కలిసి మీతో మాట్లాడాలని అయితే ఉంది. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.